ఆ! ఎందుకంటే, ఏమైనా ఉన్నా వాళ్ళకి ముందే తెలిస్తే, వాళ్ళు వేరే ఆమెని చూసుకోవాళంటే చూసుకుంటారు. <chuckles>
హ్మ్. అంతే కదా! మళ్ళీ తర్వాత, ఇలాంటి చిన్న చిన్నవి గూడా, పెద్ద గొడవలుగా కూడా మారుతూ ఉంటయ్యి.
ఆ! ఆ! ఎందుకంటే, వాళ్ళస్సలు తినరు గదా! సో, నేను తింటానని తెలిస్ తెలిసేసరికి కొంతమందెట్లా అంటే, అదొక బ్యాడ్ హాబిట్, అదొక వ్యసనంలా గూడా చూస్తారు. <chuckles>
అవును. చూస్తారు కొంతమంది, సంబంధం కూడా వద్దని చెప్తారండి. తినేవాళ్ళయితే మాకొద్దు, అని చెప్పేస్తూ ఉంటారు. హ్మ్.
అవును. అవును. అవును. కానీ ఆల్రెడీ మా హస్బెండ్ తింటాడు గాబట్టి, <sniffs> సో, నాకూ ఆయన సపోర్టుండిందీ. అదో ఆమేమనుకుందో నాకు తెలీదు. ఆ! హ్మ్, ఆ! ఆమేం మాట్లాడలే అనమాట. తరవాత నార్మల్‌గానే ఉండింది. హ్మ్, తరవాత నుంచి ఎట్లా అంటే, ఆహ్, ఆమె మా మమ్మీకేదోకటి జెప్పడము. మా మమ్మీ ఒచ్చి నాకు చెప్పడము, నేనెళ్ళీ మా హస్బెండ్‌కి జెప్పడము, మా హస్బెండెళ్లి వాళ్ళ మమ్మీ‌కి జెప్పడము. <chuckles>
హ్మ్. ఓకే. హుహు. హ్మ్. హుహు. ఓహో! <chuckles> ఓకే. డైరెక్ట్‌గా ఓహో! అంటే డైరెక్ట్‌గా మీకు చెప్పేవారు కాదనమాట.
ఆ! నాకు చెప్పకుండా మా మమ్మీకి, మా మమ్మీ నాకు, నేను హర్షకి, మళ్ళా మా హస్బెండ్‌ పోయి వాళ్ళ మమ్మీకి చెప్పేవారు. ఆ! హ్మ్.
మళ్ళి మమ్మీకి ఓకే.
ఇట్లా ఒక 2, 3 సార్లు, ఆవిడా అబ్జర్వ్ జేసారో, మరేంటో తెలీదు, ఇంకా ఆ తరవాత నుంచామేం జేసిందంటే, డైరెక్ట్‌గా ఏమైనా ఉంటే, నాకే చెప్పడము, నీకు నచ్చకపోతే నువ్వు నాకు చెప్పేసేయమ్మ, నేనూ వేరేదింకేమన్నా చూస్తానని జెప్పేవారు. <giggles> హ్మ్, సో, అట్లా స్టార్టయిందనమాట. ఆహ్, ఫస్టు మా ఇద్దరికీ మాట్లాడుకోవడం అనేది. సో, ఇప్పుడు అసలు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఏహ్, హ్మ్, మా హస్బెండున్నా, లేకపోయినా <sniffs> ఆ! మే ఇద్దరం మాట్లాడుకుంటానమాట బాగనే.
హ్మ్. హుహు. ఓకే. ఓకే. హ్మ్. హుహు. హుహు. హ్మ్. ఓకే, అంటే మీరు కలిసే ఉంటారా అందరూ?
లేదు లేదు. హ్మ్. <chuckles> ఉన్ ఆహ్, అంతదృష్టం నాకప్పుడే వద్దులేండి.
వేరే వేరే. <chuckles> అంటే కొంతమంది, అంటే నిజంగానే కొంతమందేంటంటే పేరెంట్సింత పల్లెటూరులో ఉన్నా, వో సిటీలకొచ్చేసి కూడా ఉంటూ, ఉంటున్నారు కదా! జాబు రిత్య కానివ్వండి, ఇంకొకటి. సో, అందుకు.
హ్మ్. అవును. అవును. హ్మ్. లేదూ, మా ఇంటికి దెగ్గరే ఉంటారు. ఒక 15, 20 మినిట్స్. ఆహ్, వాళ్ళిద్దరూ ఉంటారు. మీ మా దెగ్గరేముండరు. మేమే వీకెండు ఒక సారడే పోయి ఒక హాఫ్ డే ఉండేసొచ్చేస్తామనమాట.
హ్మ్. ఓహో! హ్మ్. ఓకే.